ఆ! ఉన్నాయండి. చాలా ఉన్నాయి. యాక్ ఆహ్, ఇప్పుడు శ్రీకాకుళం నుండి మొదలుబెడితే ఇప్పుడు ఆహ్, ఆహ్, ఎవరైనా పొగరుగా మాట్లాడితే "ఆ! యాలక అలా గొప్పైపోతున్నావు" అని <smacks lips> అలా మాట్లాడతారు. ఆహ్, అదే గో గోదావరి, అంటే అది కొంచెం మనకి ఆహ్, కోపంగా ఉన్నట్టు <smacks lips> ఒస్తాదన్నమాట సౌండింగ్. అదిప్పుడు గోదావరి వైపెళ్ళిపోతే మ ఎంత తిట్లైనా సరే కొంచెం ప్రేమగా ఉంటాయి. ఆ! స్లాంగ్ అలా ఉంటది. అదే రాయలసీమర వైపెళ్ళిపోతే మామూలుగా మాట్లాడినా సరే ఏదో తిట్టినట్టు ఉంటది.
హుహుహు. <laughs> ఆ! ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆహాహా! హుహుహుహుహు. ఆహాహా! ఆ! అంటే వ్ ఆ భాష తీరె అంత. కానీ వాళ్ళు చాలా మర్యా ఆ!
ఆ! తీరే అంత. కానీ, అందరూ లైక్ ఇప్పుడు ఆహ్, తెలుగోళ్ళేవరు జూసుకున్న మర్యాదస్తులు, మంచివాళ్లే. అంటే ఆ భాష నాకలా అనిపిస్తదని జెప్తున్నా అంతే.
అవునవును. ఆహాహాహా! ఆ! ఓకే. అ
అంటే ఇప్పుడు నేను కాకుండా బయట వాళ్లెవరైనా తెలుగు మొదటిసారి వినే వాళ్ళైతే వాళ్ళకలా అనిపిస్తది. ఇప్పుడు కన్నడ నాకు అలాగే అనిపిచ్చింది.
హ్మ్. హ్మ్. హుహు. అంటే ఇప్పుడు ఈ భా మన తెలుగు రాష్ట్రాల్లో మీకు ఏది బాగా నచ్చుతుంది? అంటే తల ఆరై రాయలసీమనా? తెలంగాణనా? ఆంధ్ర భా భాష నచ్చుతుందా?
ఆంధ్రయే నండి.
ఆంధ్ర. ఆంధ్రాలో గూడా చాలా తేడాలుంటాయి గదండి? అంటే మీకు ఇప్పుడు
ఉంటాయి. ఇప్పుడు విజయవాడ వాళ్లోకలా మాట్లాడుతారు, గోదావరి వాళ్లోకాలా మాట్లాడుతారు, వైజాగ్ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. శ్రీకాకుళం వాళ్ళు ఒకలా మాట్లాడుతారు.
ఆ! హ్మ్.